డూ ఇట్ యువర్ సెల్ఫ్ టైప్. డిఐవై లాగా. హ్మ్ హ్మ్ హ్మ్. <sniffs>
ఆ! డిఐవై లాగా. హ్మ్. ఇప్పుడు ఆహ్, డిఐవై అంటే ఇప్పుడు మనం పనికిరాని వస్తువులతో కూడా హ్మ్. దాన్ని ఇంకా మంచిగా చేసి వాడేలా వాడుకుంటాం.
మంచిగా చేయొచ్చు. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అదె మీ నాన్నగారి నుంచొచ్చిందంటారు మీకు.
అలాగ. అవునవును.
హ్మ్.
ఇలాగే కాంపిటీషన్స్ గూడా చాలా జరిగాయి కా ఆహ్, కాలేజ్‌లో. ఆహ్, ప్లాస్టిక్ బాటిల్స్‌తో గాని, పేపర్స్‌తో గాని, ఇలా బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ అంటారు గదా! ఆహ్, వె వేస్ట్ మెటీరియల్ ఇచ్చి కొంచెం ఇంకా అది వా మనం వాడేడట్టు ఆహ్, ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పారు. అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశాను.
హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! ఆ! మంచిదండి. అది అంటే మీకు ఓవరాల్‌గ గుడ ఒక ఆహ్, క్రియేటివ్ ఆహ్, ఆ వైపు మొగ్గు చూపు మొగ్గు జూపిచ్చి చేసేస్తున్నారు బాగా కద? హాబీ అనె అనే మీకింకా ఇది కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా?
అవును. వంటలు, వంటలండి.
హ్మ్. వంటలు.
ఆహ్, వంట ఆహ్, మన తెలుగు వంటలు వాళ్ళకి ఆహ్, ఫ్రెండ్స్ అని చెప్పా గదా, వేరే స్ ఆహ్, రాష్ట్రం వాళ్ళు? వాళ్ళకి రుచి చూపిచ్చాను. ఆహ్, వాళ్ళు బాగా ఇష్టపడుతుంటారు. మమ్మీ చేసి అవును. హ్మ్. వాళ్ళు హోస్టెల్స్‌లో ఉంటారు. ఆహ్, హోమ్ ఫుడ్ గూడా వాళ్ళకి ఆహ్, కష్టం కాబట్టి ఇక్కడ మా అమ్మ. చేసినవి అలా అలాగా తీసుకెళ్ళి వాళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తుంటాను.
హ్మ్. హ్మ్. అంటే మీరిక్ ఇక్కడ నుంచి తీసుకొనెళ్తారు? హ్మ్, ఓకె. హ్మ్. హ్మ్.